ట్రిప్‌కెళ్ళాం ఇది జరిగినప్పుడు ట్రిప్‌కెళ్ళాము. అంటే కొన్నాళ్ళు చెన్నైలో గూడా ఉన్నామనుకోండి అందువల్ల ఇంకా మమకారం కొంచెం బీ బీచ్ అంటే.
ట్రిప్‌కి వెళ్ళారు. ఓకే. ఓకే ఒకే. ఓకే. అదే అది చెప్పట్లేదు మీరు. <laughs> ఓకే.
అదే. <laughs> అందువల్లన్నమాట ఇంక ఎక్కడికైనా వెళ్దాం అని అడిగారనుకోండి, బీచ్ అంటానన్నమాట ముందు నేను.
ఓకే. ఆ! ఇంక బీచ్. హ్యాపీగా ఆ సముద్రం చూస్తూ, ఆ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ, అక్కడొచ్చే గాలి, మరేంటంటే అక్కడ అమ్మే ఆ వస్తువులు గానీ, పిల్లలు ఆడుకోవడం గానీ, సరదా, సరదాగా ఉంటుంది. మొత్తం కోలాహలంగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు డిఫరెంట్, డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తా ఉంటారక్కడ. ఒక రకం వ్యక్తులు వాళ్ళ అలవాట్లు <laughs>
అలాగే. బావుంటుందండి. అవునండి. నిజంగా. చాలా రకాల మనుషుల్ని గూడా చూస్తూ ఉండొచ్చక్కడ.
నిజమే అండి. అవును. అన్నట్టు.
పెద్దలు చిన్నవాళ్ళు అయిపోతూ ఉంటారు. పెద్దలందరూ కూడా.
యెస్. <laughs> యెస్. అవునండి. చాలా కేరింతలు కొడతా ఉంటారు. వాటర్‌లోకి వెళ్లి ఎంత బాగా ఆడతారంటే ఇంకా వ బట్టలు తడిచినా పట్టించుకోరు, జలుబొస్తదని పట్టించుకోరు. <chuckles> ఆడుతూనే ఉంటారు.
నిజమే. <laughs> అలాగా హ్మ్. అలాగే అండి. మ గవ్వలు అవి ఏరుతూంటాడు మా వాడైతే. ఎందుకురా బాబు! అవన్నీ ల్ తీసుకురాకూడదురా అంటే, గవ్వలొద్దంటే మానేసాడు. అప్పుడేమో గులక రాళ్ళు అనమాట ఏమన్నా దొరుకుతాయా అనే వెతుకుతూ ఉంటాడు. అంటే రకరకా అక్కడ ఏమో మెరిసే రాళ్ళు దొరుకుతాయట వాడికి. ఆ రాళ్ళ పిచ్చి వాడికి కొంచెం అది ఆ! అవన్నీ ఏరి ఏం చేస్తాడంటే వ అక్వేరియం ఉంటుంది మా ఇంట్లో అందులో రంగు రంగులవన్నీ వేస్తాడనమాట.
ఓకే. ఆ! హ్మ్. <laughs> అవునండి. ఓకే. కలెక్షన్ అనమాట. స్టోన్ కలెక్షన్. ఓకే. చాలా మంచి విషయం. అంటే నేచురల్‌గానే తీసుకొచ్చి మళ్ళీ దాన్ని రోజు చూస్ చూడ్ చూసి ఆనందపడడం అనేది మంచి విషయం.